ఒక్క ఉదాహరణ అంటే వినాయక చవితప్పుడండి. మయ మా ఇంట్లో ప్రసాదాలకి ఫేమస్ అన్నమాట. ఇప్పుడు నేను జెప్పినట్టు మాది కుటుంబం అంతా కలిసే ఉంటాం అని జెప్పాముగా జాయింట్ ఫ్యామిలీ. కాబట్టి మా నానమ్మ, మా పెద్దమ్మ, మా అమ్మ గలిసి చాలా రకాలు జేస్తారు. పులిహోర, దద్దోజనము అలా స్వీట్ ఐటెమ్స్ చాలా. నాకు వినక చవితి ఎప్పుడొస్తదా అని జూస్తా ఉంటా వీళ్ళు జేసే ప్రసాదాల కోసం. అంటే రోజు పొద్దున ఈవినింగ్ జేస్తారు గదా! అయ్యగారొచ్చి పూజ అంటే మా సందులో పెడతారన్నమాట పెద్ద విగ్రహం అంత ఆ! నేను కమిటీ మెంబర్‌ని. నేను అక్కడే ఉంటా <giggles> ఆ 9 డేస్. ఆ! ఫుల్లు బిజీ. అన్ని జెస్తూ ఉంటా. పొద్దున, నైటు పూజలుంటాయి గాబట్టి ఇక ప్రసాదాలే ప్రసాదాలు. నాకెక్కువ నచ్చేది వినాయక చవితండి. చాలా ప్రసాదాలొస్తాయి గాబట్టి. అంటే మా ఇంట్లోనే గాదు. వేరే వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి ఇగ ఆహ్, ఎక్కువ ఇష్టం అంటే పులిహోర ఇష్టం బాగా.
ఓహో! హ్మ్. అవును. హుహు. అవును. యాహ్! ఆ! వెళ్తారా మీరు మండపంకి? <chuckles> ఓకె. ఫుల్ బిజీ ఉంటారన్నమాట అయితే. హుహు. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. ఇప్పుడు చింతపండు పులిహోరనా? లెమన్ పులిహోరనా?
చింతపండు పులిహోర ఇష్టం. అది ఎందుకో నచ్చుద్ది బాగా. జనరల్‌గా మనం ఇంట్లో జేసుకోం గదా! ఊరికే. ఆ! ప్రసాదం అంటే ఏదన్నా ఫెస్టివల్ అలా వస్తేనే జేస్తాం కాబట్టి అదేదో తెలియని ఇష్టం అన్నమాట.
ఓకే. హ్మ్. అవును. ప్రసాదం టైప్‌లో అవును.